ఆహ్, మీ జీవితంలో ఇప్పటి వరకు ఆహ్, విన్న పాటల్లో మీకు గుర్తుండే పాటేమన్నా ఉందా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈరోజు వరకు? నిన్న గాక మొన్నొచ్చిన పాటైనా చెప్పొచ్చు.
హ్మ్. బోలెడు. చాలా పాటలు. అంటే కొన్ని కొన్నేమో మనంతటికి మనం వింటాము. కొన్నేమో ఎవరైనా సజెషన్ చేస్తే వింటాం కదా! అలా ఫస్ట్ ఫస్ట్ నాకు ఊహ తెలిసినప్పుడు నేను విన్న పాటలయితే చాలానే ఉన్నాయి. ఎక్కువగా అప్పుడు సరస్వతి దేవి పాట వినేదాన్నంట చిన్నప్పుడు.
హ్మ్. ఆ! అవును.
అదేదో దేవుడి పాట నాకు ఇప్పటికి తెలీదు ఆ పాటైతే. ఆ మా టైతే నాకు తెలియదు. సరస్వతి నమస్తుభ్యం అనొస్తుంది. అదొక్కటే గుర్తుంది. ఇప్పుడు అసలు మళ్ళీ వినల. అయితే హ్మ్.
సరస్వతీదేవి పాట. ఏం పాట అండి అది? ఓకే. ఓకే. ఆ! ఆ! స్కూలులో పాడిస్తారు. ఆహ్, స్కూలులో మనకి చిన్నప్పుడు పాడించేవాళ్ళనుకుంటా. అదే అనుకుంటా కదా ఇది?
అవునవును. స్కూలులో మాకు ఎవ్రి ప్రేయర్‌లో ఉండిద్దనమాట స్కూలులో. అందుకని అది బాగా నాకు అలవాటైపోయిన పాట.
మా స్కూలులో, మా స్కూలులో కూడా ఉండేది. పొద్దున్నే ఇది పాడిన తర్వాతే, తర్వాత డే స్టార్ట్ అయ్యేదన్నమాట. అవునవును.
హ్మ్. అవునవును. నిజంగానే. అయితే ఆ స్కూలు అప్పుడల్లా ఆ దేవుడి పాట వినేదాన్ని. అంతా ఓకే. కొంచెం కొంచెంగా మనకి ఊహ తెలుస్తుంది అలాంటప్పుడు, నాకు తెలిసిందైతే 'చిరుత' మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. ఆయన అడవిలో ఉన్నప్పుడు ఒక సాంగ్ వస్తుందనమాట. ఆ సాంగ్ వినేదాన్ని. అది స్టార్టింగ్ లిరిక్స్ గుర్తుకు రావట్లేదు గానీ, ఆయన డ్యాన్స్ చేసేది ఆ మ్యూజిక్ మాత్రమే గుర్తొస్తుంది నాకు. అది. నా ఫస్ట్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఊహ తెలిసినాక అదే. హ్మ్.
హ్మ్. ఓకే. ఏం పాట అది? హ్మ్. ఓకే. ఓకే. 'లవ్ యూ రా లవ్ యూ రా' అదేనా? 'లవ్ యూ రా! లవ్ యూ రా!' అనే ఒక పాటొచ్చుద్ది అదేనా?
ఆ! అదే. అదే. అదొకటి. నాకెందుకంటే ఆ 'చిరుత' మూవీ అంత బాగా గుర్తు. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఫస్ట్ ఫస్ట్ వెళ్ళిన మూవీ అదే.
ఆ! ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. మే అంటే 'చిరంజీవి' ఫ్యానేండి మీ ఫాదరు?
'చిరుత'. మా డాడీ ఏం గాదు. మా డాడీ 'నాగార్జున' గారి ఫ్యానన్నమాట. విపరీతమైన వీరాభిమాననమాట. ఎలా అంటే 'అన్నమయ్య' సినిమా ఉంది కదా! అన్నమయ్యలో ఆ మూవీలో అంట మా డాడీకన్ని సాంగ్స్ ఆయన యాక్టింగ్ అప్పటిదాకా చాలా ఇష్టమంట. అన్నమయ్యకి ఏంటి మా డాడీ అను వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి లెటర్ రాసారు 'నాగార్జున' గారికి.
ఓకే. ఆ! హుహు. ఆ! హుహు. ఏమని?
తిరిగి వాళ్ళకి తిరిగి మా డాడీకి ఆయన ఫోటోస్ అవన్నీ పంపించ్చారు వాళ్ళు.
ఆ! ఏమని రాసారంట లెటరు?
అంటే మేమిట్లా మీకు చాలా చ్ ఆహ్, అభిమానులము. మీ ఫోటోస్ కానీ ఏమన్నా ఉంటే మాకు పంపించండి. మిమ్మల్ని చూస్తూ అలా ఉంటాము. అది ఇది అని ఏదో రాసారంట. మా డాడీ చెప్తా ఉంటారు. తిరిగి అన్నమయ్యాలో అప్పుడుదాకా చేసిన వ మూవీలో ఫోటోసన్ని పంపించ్చారంట.
ఆ! ఆహా! ఆ! అవునా! నిజంగా బంపించారా వాళ్ళు దానికి రిప్లై ఇచ్చి?
నిజంగానే. రిటర్నొచ్చింది. మా డాడీకి ఇప్పటికి కూడా మా డాడీ దగ్గర ఫోటోసున్నాయి.
అబ్బో! ఆహా!
అయితే నాకు ఊహ తెలియకుండా నార్మల్‌గా సినిమాలకి ఎళ్తాం కదా! చిన్నప్పుడు. అలా వెళ్ళిందైతే అపరిచితుడు ఒకటి ఫస్ట్ ఫస్ట్. నేను పుట్టాక వెళ్ళిందైతే అపరిచితుడు.
ఆ! ఆ! ఆ! ఆ! ఆ! అప్పుడు మీరు తెలి ఏం చూస్తారు మీరు? <giggles> మీకు అసలు సరి అర్థమే గాదు గదా?
నేనప్పుడు 3 మంత్స్ 3 మంత్స్, 4 మంత్సో బేబీనంట అపరిచితుడు పుట్టినప్పుడు. అప్పుడు నేను ఫస్ట్ మూవీ అది తీసుకెళ్లారంట. ఇంట్లో ఎవరు లేరు. మా మమ్మీ ఏమో వేరే ఊరెళ్ళిందంట. అంటే వేరే ఊర్లో ఉన్నా నేను కూడా. ఇక అక్కడ ఎవరికిస్తాం అన్నట్టు, మా అమ్మ నన్ను తీసుకొనెళ్ళిందనమాట అందరితో కలిసి మూవీకి. ఆహ్, ఒకళ్ళనొకళ్ళు నన్ను ఆ సినిమా చూడనివ్వకుండా
ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! <giggles> ఆ! ఆ! అంటే ఆవిడకి కూడా సినిమాలు పిచ్చుందా ఏంటి? అంటే మిమ్మల్ని తీసుకొని, మరి ఎళ్లి సినిమా చూసారా అంటే, సినిమా పిచ్చి ఉన్నట్టే ఉంది.
మా అమ్మ అప్పటికి మా అమ్మ కంట అప్పడికి ఒక సినిమాకెళ్ళి 10 సంవత్సరాలైందంట.
అయ్యో! ఆ!
ఆ! వాళ్ళ అక్కోళ్ళ ఇంటికెళ్ళింది పెళ్లైనాక, నేను పుట్టాక పిలిచిందంట మా పెద్దమ్మ. "ఇట్లా రా పిల్ల పుట్టింది గదా! సరదాగా ఇక్కడికి" అంటే మా పెద్దమ్మోళ్లింటికెళ్లారంట. ఇంకా 10 సంవత్సరాలైంది సినిమాకెళ్ళి, మా అమ్మకేమో చూడాలనిపిస్తుంది. మా నాన్న గూడా వెళ్దాంలే అన్నారంట. ఇక అందరూ కలిసి నన్ను దీసుకొనెళ్లారండి బాబు! అక్కడేమో నేను ఎవరిని చూడనివ్వలేదంట సినిమాని. ఆ మంచి, మంచి పాటలొస్తున్నాయంట అందులో. రెమో రెమో అని ఒక సాంగ్ ఉండిద్ది కదా!
ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆహా! ఆ! ఆ! ఆ! ఆ! ఆ!
అందులో 'ఓ రెమో' అని ఒక సాంగ్ ఉండిద్ది. ఆయన రెమో రెమో క్యారెక్టర్ ఒచ్చినప్పుడు మా అమ్మకి ఆ పాట తెగ తెగ నచ్చేసిందనమాట. నేనేమో ఆ సినిమాలో ఎలా త్ ఎలా ఉండేదో మా అమ్మకి దెలీదు. ఇప్పటికి గూడా అది సరిగ్గా చూడలేదంట. ఆ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలని మా అమ్మ కోరిక. అంత మంచి సాంగ్ ఇప్పటికి కూడా రేడియోలో విన్నా
అవునవును. హ్మ్. ఆ! ఆహా! ఆ! ఏడ్చార ఏంటి మీరు సినిమా జూసే అంత సేపు వాళ్ళు?
ఏడుస్తూనే ఉన్నానంట నేను భయపడి.
ఆ! ఆ! ఆ!
ఇంక ఒకలు తర్వాత ఒకళ్ళు ఎత్తుకుంటూ అలా ఉన్నారంట. మా అమ్మ ఆ పాట ఒచ్చిన ప్రతిసారి జెప్తారు. ఈ పాట ఎంత బావుంటదో వినడానికి. అసలు ఆ వీడియో ఎలా ఉందో నన్ను చూడనివ్వలేదు పెద్ద తెర మీద అని. అమ్మ, రా అమ్మ! నేను టీవీలో చ్ పెడతాను అంటే టీవీలో ఒద్దు నాకు థియేటర్‌లోనే గావాలి అంటరు. సరే ప్రొజెక్టర్ ఉంది మాకు పెళ్లయినాక. అది పెడతానమ్మా! అంటే అహా! అప్పుడు గూడా ఒద్దంట. ఏదోటి చెప్పి నన్ను అంటూ ఉంటారనమాట ఆ పాట విషయంలో.
ఆ! ఆ! అయ్యో! అప్ ఎ ఆ! ఆ! ఆ! ఆహా! పోనీ రీ రిలీజ్ ఏమన్నా అయినప్పుడు అప్పుడు తీసుకెళ్ళండి. 'అపరిచితుడు' సినిమాకి.
కచ్చితంగా తీసుకెళ్తా. అసలు నేనైతే వైట్ చేస్తూ ఉంటాను. ఇది బావుండిద్ది గదా చేస్తే! ఇన్ని షేడ్స్ ఉన్న మూవీ ఒ కొంచెం డిఫరెంట్‌గా అందరికి ఇష్ట ఇష్టపడతారు గదా చూస్తే అని.
ఆ! ఓ పని జెయండి. మీరు ఇందాక మీ నాన్నగారు మీ 'నాగార్జున' గారికి లెటర్ ఎలా రాసారో మీరు గూడా 'విక్రమ్' గారికి లెటర్ రాయండి. ఇట్లా మా అమ్మ గా చిన్నప్పుడు మీ సినిమా చూడలేదు. ఇప్పుడన్నా రిలీజ్ చేయండి అని జెప్పేసి లెటర్ రాయండి.
<giggles> అయితే అప్పుడంటే ఆహ్, అభిమానులన్నా కానీ, ఏదన్నా గానీ ఒక కొంచెం రెస్పెక్ట్ ఉండేది. బాగుండేది. తక్కువగా ఉండేవాళ్ళు గాబట్టి సినిమాలు చూసేవాళ్ళు గూడా. ఇప్పుడేంటి? అసలు ఇంట్లోనే 10 మంది ఉంటే 10 మంది సినిమాలకి అడిక్షను. ఇక ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు మాత్రం ఏం రెస్పాండ్ అవుతారు? నాకు తెలిసినంత వరకు రెస్పాండ్ అవ్వరు. హ్మ్.
ఆ! అవును. అవును. ఏంటి ఒకప్పుడు తక్కువ సినిమాలు జూసేవాళ్ళు? ఎన్ ఎక్ ఎందుకు తక్కువండి? ఒకప్పుడే సినిమాలు బాగా ఎళ్ళేవాళ్ళు అందరూ. వాళ్ళకప్పుడేగా అదే గదా ఎంటర్‌టైన్‌మెంట్ మరి!
ఇప్పుడు? ఆహా! అప్పట్లో నిజంగానేలే గాని అంత మంది ఇలా అయితే ఉండేవాళ్ళు గాదు. పిల్లల్నెక్కడ తీసుకెళ్ళేవాళ్ళు సినిమాలకి? మా చిన్నప్పుడైతే అన్ని సినిమాలకి తీసుకెళ్ళే వాళ్ళే గాదు. ఇప్పుడు ఎక్కడికైనా ఎళ్ళాలి అంటే
ఆ! ఆడవాళ్లెళ్లటం తక్కువేమోగాని జెప్పేసి మగవాళ్ళైతే బాగా ఎళ్ళేవాళ్ళు. వాళ్ళకదే గదా!
హ్మ్. మే బీ. ఏమోనండి. మా తమ్ముడు గూడా ఎళ్ళేవాడు గాదు సినిమాలకి. ఇంట్లోనే పాటలు లేకపోతే ఇంట్లో ఏదైనా సినిమాలు అప్పుడు సిటీ కేబుల్ ఉండేది జూడండి. సిటీ కేబుల్‌లో వారానికి ఒక సినిమా ఎసేవాళ్ళు.
ఆహా! ఆ! ఆ! ఆ! ఆ! అవునవును.
చానెల్, ఒక చానెల్ ఉంటది సిటీ కేబుల్ చానెలు. అందులో ప్రతి ఆదివారం ఒక కొత్త సినిమా ఎసేవాళ్ళు ఇకంతే. టీవీకి అతుక్కుబోయేవాళ్ళం నేను మా తమ్ముడు. మంచి మంచి సినిమాలు ఎసేవాళ్ళు. భలే ఉండేది! కానీ ఏంటి అంటే ప్రతి దానికి యాడ్ ఎసేవాళ్ళన్నమాట.
ఓకే. <chuckles> ఆ! హ్మ్. సరే ఇంతకి నేనడిగింది జెప్పలేదు మీరు. పాడ గురించి అడిగాను నేను మీరేమో మొత్తం <giggles> జెప్పేసారు.
పాటని చెప్పానుగా అపరిచితుడులో ఆ పాట అంటే మా అమ్మకి చాలా ఇష్టం నాకు ఫస్ట్, ఫస్ట్ ఆహ్, నచ్చిన పాట మా అమ్మకి నాకైతే చిరుత మూవీ‌లో సాంగ్ ఇష్టము. లేదు అంటే ఇంకిప్పుడు రీసెంట్ టైమ్‌లో అయితే ఎందుకు అయ్యానో తెలీదు అడిక్షను. ఏదేమైనా సఖ అని ఒక సాంగ్ ఉంటది రజినీకాంత్ గారిది.
మీకు మీకు బాగా ఇష్టమయింది? ఆ! ఆ! ఆహ్ విక్రమ సింహ సినిమాలోదా?
ఏం సినిమా తెలీదు నాకు. ఏమి తెలీదు. వీడియో సాంగ్ కూడా నాకు తెలీదు.
బొమ్మలు బొమ్మలతో సినిమా దీశారు దీపిక పడుకొనే అను, ఆహ్ రజినీకాంత్ అనుకుంట. పాట అవును. నేను విన్నాను. బాగుండిద్దది.
ఓహ్! ఏమో! ఆ స చాలా బాగుంటది. లిరిక్స్ ఎలా అంటే, అసల ప్రతి ఒక్క లైను కూడా అసలు మనసుకు తాకిద్ది. నిజంగా ఎంత బాగుంటదంటే, కొన్ని కొన్ని పాటలు వినగానే నచ్చేస్తాయి. నాకు అస్సలు రాదమ్మో! నేను <giggles> పాట పాడానంటే ఇప్పుడు మీరు దడుచుకుంటారు గూడా. ఆ లిరిక్స్ నాకిష్టం.
హ్మ్. ఏదో ఒకసారి పాడండి కొంచెం మీకు గుర్తున్నది. <giggles> ఆ! పర్లేదు. ఏం కాదులెండి. పాడండి ఒక్క నిమిషం. ఏం కాదులే గాని మీకు. అద్
నాకు ఏదిష్టం అంటే, అన్ ఆ సాంగ్ మొత్తంలో కూడా ఒక లై ఆహ్, లిరిక్స్ ఒస్తాయి. నీ కల నిజం అవ్వడానికి బదులిస్తా! అని ఒక సాంగ్ ఒక లిరిక్స్ ఒస్తాయి. ఏదేమైనా నీకోసమే అన్నమాట ఇంకా నీ అంటే హస్బెండ్‌కి చెప్తునట్టు. నేనైతే మా వారికి డెడిక్ డెడికేట్ చేశాను ఆ సాంగు. అందుకే నాకింకా ఇంకా ఇష్టం అన్నమాట.
ఆ! ఆ! ఆ! ఆ! మీది లవ్ మ్యారేజా ఏంటి?
ఆ! లవ్ మేము 7 ఇయర్స్ లవ్ జేసుకున్నాక మ్యారేజ్ చేసుకున్నామనమాట. ఇంకా ప్రతీదీ మాకొక ఇ ఇంట్లో ఏదైనా గాని ఎట్లా అంటే ఒక పాట రూపంలోనే మాట్లాడుకుంటూ అలా జరుగుతుంది. మా వారెక్కువగా పాటలు పాడుతూ ఉంటారు. ఆయనెక్కువగా వినిపించేది విను విను విను అని చెప్పేది 'ఆరెంజ్' మూవీలో సాంగ్సుటాయి గదా!
అబ్బో! ఆహా! ఏం పాట 'ఆరెంజ్‌లో?' అన్నీ బానే ఉంటాయి అనుకుంటా దాంట్లో. రో
'రూబ రూబా' సాంగు. హే రూబ రూబా అద్ అదొకటి. సిడ్నీ నగరం అదొకటి. నిజంగా ఇప్పటికి నాకు దెలిసి ఆ పాట నేను ఒక 100 టైమ్స్ వినుంటా.
ఆ! ఆ! ఆ! మరిన్ని సార్లిన్న తరువాత గూడా పాట పాడబోతే మాది అన్యాయం అండి.
అహా! లేదు. లేదు. మేము నిజంగా సిడ్నీ వెళ్ళాము. అందుకని ఆ పాట నాకు ఇంకా ఇష్టమన్నమాట.
అవునా!
ఆస్ట్రేలియా తరువా అదే పెళ్లి తరువాత ఆస్ట్రేలియాలోనే ఉన్నాను. ఒక 6 మంత్స్ అట్లాగా. ఇంకా నెక్స్ట్ కొన్ని కొన్ని ఒచ్చి ఇంకా వచ్చేసామన్నమాట ఇక్కడికి. సో, అక్కడ ప్రతి
ఓకే. ఆ! రీక్రియేట్ జేసారా? ఆ పాట మరి అక్కడ సిడ్నీలో?
ఏమి లేదండి. అంతా <chuckles> ఎలాంటి సినిమాటిక్‌గా అయితే ఏం జేయరు. ఆ పాటలు వింటామా లేదంటే అక్కడి వరకే. చాలా పాటలు ఎక్కువగా ఇట్లాగా వింటూ ఉంటాం. హ్మ్. ఆహాహా! సాల్సాలు డ్యాన్స్ ప్రోగ్రాములు అట్లా ఏమి ఉండవు కానీ పాటలు పాడుకుంటూ అది కూడా పని చేసుకుంటూ. ఏంటంటే ఇప్పుడు మనం ఎంత పని చేసినా గానీ, వెనకట్ల మ్యూజిక్ ఒస్తూ ఉందనుకోండి మంచి సౌండ్‌తో. మనకసలు ఎంత పని జేస్తున్నాం? ఏం చేస్తున్నాం కూడా తెలీదు గదా! అందుకని అలా సరదాగా గడిచిపోయేదనమాట పాటలు వింటే. నేను
ఆ! ఆ! అంటే ఇట్లా డ్యూయెట్‌లు పాడుకోవటం లేకపోతే అది సాల్సా చేయటం ఇట్లాంటివి ఏం చేయట్లే చెయ్యరా మీరు? ఆ! ఆ! ఆ! అంటే బాధైయినా గాని, సంతోషమైయినా గాని మీరు పాటల రూపంలో మీరు దాన్ని ఆహ్, ప క డైవర్ట్ చేసుకుంటారన్నమాట.
హ్మ్. కన్ఫర్మ్‌గా. ఖచ్చితంగా. కాలేజీ డేస్‌లో ఉన్నప్పుడేమో బాగా 'శతమానం భవతి' మూవీ ఉంది గదా!
ఆ! ఆ!
శతమానం భవతి మూవీలో, ఒక లెట అనుపమ పరమేశ్వరానికి ఒక లెటర్ రాస్తారాయన. అల్ పాట గుర్తుకు రావట్లేదు. నిలవదే మది నిలవదే! ఆ పాట ఉండిద్ది చూడండి. 'ఎస్‌పీ చరణ్ గారు' పాడిన పాట. హ్మ్. హ్మ్.
ఓకే. హ్మ్. హ్మ్. దాంట్లోదా ఆ పాట? ఆ సినిమాలోదా ఆ పాటా? ఓకే. ఓకే. అది పాత సినిమా అది ఓల్డ్ సాంగ్ అనుకున్నాను నేను.
కాదు. కాదు. శతమానం భవతి శర్వానంద్ గారి మూవీలోది. నాకు కూడా అలాగే అనుకున్న. ఈ పాట ఎవరు రాసారు? ఎవరు పాడారు? ఎంత బాగుంది! అని. తీరా చూస్తే అది ఎస్‌పీ బాలు ఉన్నారు కదా! వాళ్ళబ్బాయి అన్నమాట. చరణ్ గారు పాడిన పాట. నాకు ఎంత
ఆ! హ్మ్. ఓకే. అంటే మీకు పాటేమైనా నచ్చితే మీరు దాన్ని రిసర్చ్ గూడా చేస్తారన్నమాట. గూగుల్‌లోకేళ్లి ఎవరు రాసారు? ఎవరు పాడారని?
ఖచ్చితంగా! ఎవరు ఆ! ఆబ్వియస్‌గా మనకొక పాట నచ్చింది అంటే, మెయిన్ రీజను, ఆ వాయిస్ అయ్యుండిద్ది. లేదు ఇక వాయిస్ కాదు మ్యూజిక్ కాదు, అనుకున్న పక్షాన లిరిక్స్ నచ్చుతాయి. 90% మనం వినగానే మనసుకు తాకేది ఆ మ్యూజిక్, ఆ గొంతే కాబట్టి, మ్యూజిక్ ఎవరు? అది ఎవరు పాడారు?
ఆ! ఓకే. అంటే మీకు ఇప్పు ఇ యా ఎప్పుడైనా మీరు ఇది గ్రహించారా? ఇట్లాగా అంటే ఆహ్, ఒక పాట విన్నప్పుడు అది లిరిక్స్ వింటే నచ్చింది. కానీ, అదంత ఫేమస్ సాంగ్ కాదు. కానీ, ఈ లిరిక్స్ విన్నప్పుడు తర్వాత మళ్ళీ ఇంకోసారి వినాలనిపించిన ఏమన్నా పాటుందా?
హ్మ్. హ్మ్. చాలా ఉన్నాయి. అంటే కొన్ని కొన్ని విన్ నేను విన్నయన్ని ఫేమస్సే అయ్యుంటాయనిపిస్తది. ఈ కొత్త బంగారు లోకంలో
అండి, ఫేమస్ అయినవి గూడ కాకుండా, కొన్ని ఎవ్వరు వినకుండా కొంత లిమిటెడ్ పీపులే వింటారు గదా! ఆ లిమిటెడ్ పీపుల్ విన్నప్పుడు "ఈ పాట విను" అని చెప్పేసి వింటారు. దాంట్లో మీకు అంతా నచ్చపోయినా దీంట్లో ఏముంది? అనుకున్నప్పుడు మధ్యలో ఏదో లిరిక్స్ ఒచ్చుద్ది. అది చాలా బావుండ్డిద్ది అనిపిచ్చిద్ది.
హ్మ్. హ్మ్. మిస్టర్ నత్ ఆ! ఏం ఏం సాంగ్ అంటే 'మిస్టర్ నూకయ్యాలో' మనోజ్ గారి సాంగ్ ఒకటుంటుంది. కార్‌లో వెళ్తూ ఉంటది. ఏంటి అంటే ఒకే ఒక జీవితం దినిచేయి జారి పోనీకు! అని ఒక సాంగ్ ఉంటది. అది నేను ఒకసారి వాట్సాప్ స్టేటస్ పెడితే "నాకు పెట్టు. నాకు పెట్టు. నాకు పెట్టు." అందరూ అది ఎప్పుడిదో పాట. బాగుంటుంది లిరిక్స్. మధ్యలో అంత లిరికల్ అసలు ఆ సాంగ్ మొత్తం చాలా బాగుంటుంది. మంచి అర్థం ఉంటుందనమాట పాటలో.
ఆ! ఇదా! ఆ! ఓకే. ఆ! ఆహా! హ్మ్. అట్లా మీరు అడగడం గాకుండా, మిమ్మల్నెవరైనా అడిగారా? కొత్త మీరు ఎవరికీ తెలియని పాట మీరు పెట్టినప్పుడు మిమ్మల్ని ఆ!
నేను పెడితేనే అడిగారు నన్నందరూ. "నాకు పెట్టు ఇది" ఆ! ఈ పాట నేను పెడితే ఒకరోజు స్టేటస్ అంటే
మీరే మీరు పెడితే అడిగారా? ఓకే. అలా కాకుండా మీరు ఎవరినైనా అడిగారా మరి?
నేను కూడా చాలా మందినడిగాను. ఆహ్, ఫస్ట్ టైమ్ ఏం పాట అడిగాను అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆహ్, పెట్టింది. అదిది రీసెంట్‌గా ఏదో మూవీలో 'మాడ్' మూవీ‌లోదో ఏదో. చాలా బాగుంది సాంగ్ గూడా మొత్తం. అంటే కొంచెం ఫన్నీగా, అలా ఉంది. మ్యాడో సమ్‌థింగ్ ఏదో మూవీలోది. భలే ఉంది! "అదేంటి? ఇప్పుడేగా ఒచ్చింది ఈ పాట. నీకు తెలీదా?" అని జెప్పి మా ఫ్రెండ్ జెప్పింది. కొన్ని కొన్ని ఏంటంటే, ఆహ్, ఆడియో బాగుంటుంది కానీ వీడియో బాగోదు కదా! అలాంటివి మనం స్కిప్ చేసేస్తాము. ఆ! ఇదేముందిలే, ఏదో పాత పాటయ్యుండిద్ది. లేకపోతే ఏం బాగుందిలే అన్నట్టు. కొన్ని మాత్రం
హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఓకే. ఆ! అవునవునవును. అవును. అవును. కొన్ని పాటలు కూడా ఆడియో బావుండ్డిద్ది గాని, వీడియో కొంచెం చూడ్డానికి ఇబ్బందిగా, అంటే అంత చూడ్డానికి అనిపించకుండా ఉండిద్ది. అలాంటప్పుడు మనం పాటను కూడా స్కిప్ జేస్తాం. అలాంటి పాటలు కూడా ఏమన్నా ఉన్నాయా మీకు?
కొంచ్ ఆ! కొంచెం అలాంటియంటే మాక్సిమం కొన్ని కొన్ని ఆ! అంటే ఇట్లా కొంచెం వేరే హీరోయిన్స్ ఒచ్చి అట్లా ఉంటాయి కాబట్టి నేను వింటాను. అంతే చూడ్డానికి పెద్దగా ఏమంత ఇష్టపడను. అలాంటియైతే ఏం లేవు.
ఆ! ఎక్కువగా అంటే, వీడియో సాంగ్స్ కాకుండా ఆడియో సాంగ్సే వింటారన్నమాట.
హ్మ్. నేను మాక్సిమం ఆడియో సాంగ్సే వింటా. ఎందుకంటే వీడియో అనుకోండి మనం చూస్తూ ఉంటాం. కొంచెం పననేది ఆగిపోతూ ఉంటది గదా! అందుకని నేనేం జేస్తానంటే కొంచెం రేడియో‌లనో, లేకపోతే ఆడియో పెట్టేసి అలా వదిలేస్తాను. ఎక్కువగా వినేదైతే ఏదేమైనా సక
ఆ! ఆ! ఆ! ఓకే. ఓకే. ఎక్కువ తెలుగు సాంగ్స్ వింటారా? లేకపోతే ఇంగ్లీష్, ఇట్లాంటివి ఏవన్నా ఉన్నాయా?
ఓన్లీ తెలుగే వింటా మాక్సిమం. ఇంగ్లీష్‌లో అయితే ఒక 2, 3 వినేదాన్ని. అది కూడా కొద్దిగా చిన్నప్పుడు. 'జస్టిన్ బీబర్' సాంగ్స్ ఉంటాయి గదా! ఆయనవి వినేదాన్ని.
హ్మ్. ఓకే. ఆ! 'జస్టిన్ బీబర్' సాంగ్ అదేనా? 'బేబీ బేబీ సాంగ్' <chuckles> అదేనా? ఆ! ఆ!
ఆ! అదోక్కటే విన్నాను చెప్పాలంటే వాస్తవానికి. ఇంకోటి ఏంటి అంటే 'సేనోరిటా' అని ఒక సాంగ్ ఉండేది. నాకసలు అదేందో గుర్తు కూడా రావట్ల. ఒక్క పదమే గుర్తొచ్చింది.
ఆ! ఆ! ఓకే. ఓకే. 'ఐ లైక్ యూ వెన్ యూ కాల్ మీ సేనోరిటా!' అని ఏదో వచ్చుద్ది అదేనా?
'సెనోరిట'. ఆహ్, ఆ! డాన్స్ మంకీ. ఇలా 2, 3 పాటలు ఉండేవి, అవి మాకు సీనియర్ చెప్పారన్నమాట. ఆ! అన్నీ తెలుగేనండి. మాక్సిమం తెలుగే. హిందీ అయితే నాకసలు <giggles> ఒక్క ముక్క కూడా అర్థం గాదు. అర్థం జేసుకోనడానికి ఎప్పుడు ట్రై కూడా చేయలేదులే నేనసల.
ఓకే. ఎక్కువ తెలుగే అన్నమాట. అవునా? కానీ హిందీ సాంగ్స్ కూడా బాగుంటాయి గదా?
ఎప్పుడు విన్నానో దెలుసా? ఆహ్, కాలేజీకి ముందు. ఇంటర్మీడియేట్‌కి ముందనుకుంటా. మే బి 10థ్ క్లాస్‌లో. 'ఆషికి 2' సాంగుంటది గదా! 'ఆస్కీ 2' సాంగ్ వినే ఉంటారు. అది విన్నానన్నమాట. 'ఆస్కీ 2'లో ఒక సాంగుండేది. ఆ 'తుమ్‌హిహో' ఆ! 'తుమ్‌హిహో' అంతే. నాకు తెలిసి ఇగ నేను, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంక నేను ఏదీ వినలేదు.
హ్మ్. ఆ! ఆ! ఆ! 'తుమ్‌హిహో'. హ్మ్. 'తుమ్‌హిహో'. 'తుమ్‌హిహో' అనే సాంగ్ హ్మ్. అవునా! ఎందుకని? మీకు అర్థం గాక లేకపోతే
అర్థం గాదు నాకు. ఇప్పుడు సాంగ్స్ విన్నాము అంటే
అంటే మ్ మ్యూజిక్‌కి లాంగ్వేజనేది, బ్యారర్ కాదు అని జేప్పి అంటారు గదా! అది మీరు ఫాలో అవ్వట్లేదు ఎందుకని?
హ్మ్. ఎ వింటాను. ఎవరన్నా పెడితే వింటాను కాని, నాకెలాంటే ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా సంతోషంగా ఉంది. ఏం పాట పెట్టుకోవాలి అనేది నేను ఎదుర్ ఎతు ఎతుక్కుంటాను. డాన్స్ చేయాలా? 'డీజే టీల్లు' డాన్స్ పెట్టుకుందాము, లేకపోతే అది పెట్టుకుందాం, ఇది పెట్టుకుందాం. ఎప్పుడన్నా ఇంట్లో అలా ఎవరికి కనిపచ్చి, <giggles> కనిపించినట్టుగా అలానమాట. <chuckles> అయితే మరిప్పుడు నాకు తెలియాలి కదా! నేను సంతోషంగా ఉన్నాను. నాకు ఏం పాట పెట్టుకోవాలి, నేను వెతుక్కుంటాను. నాకు తెలుసు కాబట్టి లాంగ్వేజు. అదే హిందిలో, ఏ పాట పెట్టాలో నాకు దెలీదు. ఏదో మ్యూజిక్ నచ్చింది గదా! అనేది ట్రావెలింగ్‌లోనో, ఇంకక్కడికన్నా ఎళ్ళినప్పుడయితే? మ్యూజిక్ మీద నడిచిద్ది గాబట్టి ఓకే.
ఆ! <chuckles> ఆ! ఓకే. డాన్స్ చేస్తారా అయితే? ఓకే. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! అంటే ఇప్పుడు ఇందాక మీరు డ్యాన్సు చేస్తా అన్నప్పుడు, నాకు ఒకటి అడగాలనిపించింది. ఆహ్, వీడొంగ్స్ వీడియో సాంగ్స్ పెట్టుకొని, దాంట్లో ఉన్న స్టెప్పులు మీరు మళ్ళీ దాన్ని నేర్చుకొని, మళ్ళీ అట్లా చేయటం ఏమైనా చేసారా ఎవరు లేనప్పుడు?
అప్పుడు ప్రాబ్లమ్ లేదు. హుహు. అసల అట్లాంటియి ఏం లేదు. నేను డ్యాన్సు చేశానంటే, అది నా ఓన్ కంపోజిషనే ఉండిద్దందులో. <chuckles> ఒకళ్ళయి మనం ఫాలో అవ్వము.
<chuckles> కోతి గంతులా? కోతిగంతులు వేసేవాళ్ళ?
అంటే ఇంకా, ఎలా వస్తే అలాగా, నా ఇష్టంగా ఎలా నచ్చితే అలాగా. మనసుకి కొంచెం ప్రశాంతంగా నేను స్ట్రెస్ ఫీలైనప్పుడు వేసేది డ్యాన్సు. ఇంకా అంతకు మించి డ్యాన్స్ కాంపిటీషన్స్ అని, అట్లా ఇట్లా లేదు. స్కూలులో ఉన్నా గాని ఎప్పుడు సింగింగు లేకపోతే ఆహ్, ఇంకా అట్లా అటు సైడే ఉండేది కానీ, ఎక్కువ డ్యాన్సు వైపు ఉండేది కాదు.
ఆ! ఓకే. ఓకే. ఆ! హ్మ్. హ్మ్. ఓకే. ఏంటి పాటలు పాడారా? స్టేజ్ మీద పర్‌ఫార్మెన్స్ కూడా ఇచ్చారా?
హ్మ్. ఒక పాటేంటి అంటే 'వం వందేమాతరం' సాంగ్ అని ఒక సాంగ్ ఉంటది. <chuckles> ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా అదే. ఎప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చినా, నాకు వద్దురా బాబోయ్! అనుకున్నా.
<chuckles> ఓకే. ఇండిపెండెన్స్ డేకి పాడారా ఏంటి?
ఏం కాదు. అందరం కలిసే పాడాం. సింగిల్‌గా అయితే ఇంకెక్కడ పాడతాం.
అహా! ఇండిపెండెన్స్ డేకి పాడారా? అంటున్నాను.
ఇండిపెండెన్స్ డే కాదు. రిపబ్లిక్ డేకి. ఎందుకంటే, ఇండిపెండెన్స్ డేకి అయితే స్కూలు మొత్తం వస్తారు. ఆహా! నాకు అసలు ఇష్టం లేదు భయం. రిపబ్లిక్ డేకి అయితే ఎవరు రారులే. అందుకని, మా టీచరు అప్పుడు ఓకే చెప్పారు. "పాడేసేయి. పాడేసేయి" అని.
<chuckles> ఓకే. ఓకే. ఆ! ఆ! ఆ! ఓకే. ఓకే. ఆహ్ పాడొచ్చు కదా! <chuckles> ఒసారి ఆ పాట. గు మళ్ళీ రెండోసారి.
నాకొద్దులేండి. అది అసలు నాకు లిరిక్స్ కూడా గుర్తులేవు. ఎప్పుడు, నాకు తెలిసి ఒక ఫిఫ్త్ క్లాస్‌లోనో, సిక్స్‌త్ క్లాస్‌లోనో ఉన్నాను. ఎక్కువగా ఏంటంటే, నాకు ఈ రి ఈ మధ్యలో బాగా సాంగ్స్ వింటన్నా. ఒకప్పుడు అన్నీ మా అమ్మ చెప్పినవే
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఈ మధ్యేదో సాంగ్ బాగా ట్రెండింగ్‌లో ఉన్నట్టుంది. అది ఏంటిది 'డ్యూడ్' సినిమాలోది. 'డ్యూడ్' సినిమాలో 'బూమ్ బూమ్' సాంగు. విన్నారా?
'చికిరి చికిరి' సాంగా? ఏమో, నాకసలు తెలీదు. నేను ఈ మధ్య కాలంలో బాగా వినింది అయితే 'చికిరి'
వినలేదా అది? విన్నట్టుగా 'చికిరిదా?' ఇది 'రామ్ చరణ్' గారిదా?
'చికిరి చికిరి.' ఆ! 'రామ్ చరణ్' గారిది చికి నేను 'రామ్ చరణ్' అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అది బాగా విన్నాను.
హ్మ్. అదే ఫస్ట్ మీరదే సినిమా చూసారని చెప్పారుగా ఇందాక.
హ్మ్. అవునవును. నాకదే అనిపిస్తది. ఫస్ట్ ఫస్ట్ ఆయనది చూశాను కాబట్టి, మే బీ అంత నచ్చేసిందేమో అని. ఎక్కువగా నాకైతే ఏం సౌండ్ ఏం సాంగ్స్ వినాలా, ఎలా వినాలా, మా అమ్మే సజెషన్ చేస్తా ఉంటారు. "'జీన్స్' మూవీలో 'పూలు' అనే సాంగ్ ఉండిద్ది. అది విను." అది ఇది అని ఏదో ఒకటి మా అమ్మగారే చెప్తుంటారనమాట.
ఆ! ఐ హ్మ్. సరే అండి. చాలా బాగా చెప్పారు మీది. మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి.
ఖచ్చితంగా అండి. ధన్యవాదాలు.